మన ఇంట్లల్లో ఏంటంటే అండి, ప్రతి సీజన్‌కి గూడా, అలా కొత్త రకమైన వంటకాలు జేస్తూ ఉంటారు. ఆహ్, అలానే గాకుండా సీజన్, సీజన్‌కి ఎలాగో పనులు అవన్నీ మారిపోతూ ఉంటాయి గాబట్టి హ్మ్, అవి గూడా దెస్తూ ఉంటారు. అయితే, మీ మీకు ఈ సీజనల్ పదార్థాలు రుచిని అసలు, ఎలా ఆస్వాదిస్తారు?
అవును. ఆ! మనకి సీజన్‌ల బట్టి కూడా మనకి టేస్టుంటుందండి. కొన్ని, కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆహ్, మావిడిపండు తీసుకోండి. మ్యాంగో. అదీ, ఈ సీజన్‌లో వచ్చేటప్పుడు డెఫినెట్‌గా తినాలనిపిస్తాది. ఎందుకంటే, ఆహ్, దాని కోసం వెయిట్ చేస్తాం కూడా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడొస్తదా అనేసి. ముఖ్యంగా బంగినపల్లి
అవును. అదే. హ్మ్, హ్మ్. అవునవును. అంటే, అది ఓన్లీ అసలు వేసవి సమయంలో దప్పా ఎక్కడా దొరకదు గదా! హ్మ్.
ఎక్కడా దొరకదు. అసలు ఫ మావిడి పండు నాకు చిన్నప్పడినిండి, నాకు పర్సనల్‌గా కూడా మావిడికాయ బా ఇష్టమండి. ఫస్టు మావిడికాయ చెట్టు ప మావిడికాయొచ్చి, దాని తర్వాత దాన్ని ఉప్పు, కారం యేసుకొని తినడం. ఆ తర్వాత కొన్ని రోలుకి అది బంగినపిల్లి గానీ, కలెక్టర్‌కాయ గానీ లేదంటే ఆహ్, కొన్ని క్యూట్‌గా ఉంటుంది గదండీ. రౌండ్ షేప్‌లోనే ఉంటుంది. ఒక, ఒక మ్యాంగో. ఆ
హుహు. ఓకే. అవునవునవును. ఆవకాయ కోసం బెట్టుకుంటారు.
అది గాని, ఎంత బావుంటాయండి అవి నాకు, బా ఇష్టపడతాను నేను సీజనల్ ఫ్రూట్స్. తర్వాత, సీతాఫల్ గాని...
హ్మ్.
ప పనసకాయ గాని, లేదంటే వాటర్‌మెల వాటర్‌మెలన్ కూడా నాకు బా ఇష్టం. మనక్ నాకు సీజనల్ ఫుడ్ అనగానే నాకు ఫస్టు గుర్తొచ్చేది మాత్రం, ఈ ఫ్రూట్సేనండి ఫస్ట్. తరువాత ఫుడ్ ఐటెమ్స్ అన్ని సెకండరీ. ఫస్ట్ మాత్రం నాకు ఫ్రూట్స్ గుర్తొస్తాయి. ఎందుకంటే, సీజన్‌ సీ
ఓకే. కెవ్ హుహు. ఓకే. <chuckles> అదే. అంటే ప్రకృతి ఇచ్చేవీ ఫ్రీ గదా! ఫ్రీగిస్తది. <chuckles>
ఆ! ఖచ్చితంగా. నేను ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా ఫుడ్డు అనుకున్నావనుకోండి. లైక్ బిర్యానీ గాని, లేదంటే ఆహ్, ఒక స్వీట్ తయారు చేయడం గాని, అవి మనం ఎప్పుడూ తయారు చేసుకుంటాం. ఎప్పుడైనా మనం తినొచ్చు. దానికి సీజనల్‌తో సంబంధం ఉండదు. బట్ ఫ్రూట్స్ మాత్రమే సీజన్‌లో మాత్రమే దొరికేవి. సో, అందుకని ప్రతి సీజన్‌కి ఒక ఫ్రూటు హైలైట్ అవుతుంది. లైకు, ఐసాపిలుంటుంది గదా! మనకీ ముంజులు.
హ్మ్. అవును. హ్మ్. అవును. అవునవును. అదే అదే. తాటిముంజలుంటాయి గదా! ఆ!
అవిగా తాటిముంజలు. అవి కూడా సీజన్‌ల్లోనే వస్తాయి. అవి మిస్ చేయలేం. తర్వాత ఆహ్, లిచ్చిస్ గాని, లిచ్చిలు కూడా మనకీ వింటర్‌లో వస్తూ ఉంటాయి.
హ్మ్. హ్మ్.

నిమ్మకాయ పచ్చడి ఆహ్, అంత పార్టిక్యులర్‌గా నాక్కూడా తెలీదండి. బటు ఇష్టపడతాను తిండానికైతే. నెక్స్ట్ మీరు ఇంకోటి గమనించినట్టయితె, సీజనల్ ఈ ఫుడ్‌తో పాటు కొన్ని, కొన్ని మనకు కోరికలు కూడా ఉంటాయి. లైకు మ పెద్ద వర్షం పడుతుందనుకోండి, మనకేంటనే వేడి, వేడిగా బజ్జీలు గాని, లేదంటే అలాంటివి తినాలనిపించటం గాని, లేదంటే బాగా ఎండ ఎక్కువ ఉంది, ఆ టైం‌లో మనం వెంటనే ఓహ్! డ్రింక్ తాగడం గాని
ఉహూ. హ్మ్. అవునవును. హ్మ్. అదే, అదే. ఆ! అవును. ఆ! అదే. అవునవును. మీరు చెప్తుంటే అన్నీ చాలా మంచిగనిపిస్తుంది. అయితే ఆ!
లేదంటే షర్బత్ షర్బతులు అవి తాగడాలు, నిమ్మకాయ నీళ్ళు తాగడం. హ్మ్. లేదా పెరుగన్నాని కూడా మనం ఎక్కువగా, ఆ టైంలోనే తింటూ ఉంటాం. మనకు ఎండలు ఎక్కువ ఉన్నప్పు
అవునవును. ఆ! అవును. కానీ, అదే చలికాలంలో పెరుగన్నం తినాలన్నా, చల్ల డ్రింక్స్ తినాలన్నా అసలు ఇష్టపడం. హ్మ్. అయితే అలా మీరు ఏ సీజన్‌లో ఎలాంటివి తింటారు? మొదటి నుండి చెప్తారా? అసలు చలికాలంలో ఏవేవి తింటారు? ఇలా?
పెద్దగా ఇష్టపడం మనం. అస్సలు ఇష్టపడం. ఆ! నేనైతే ఎండాకాలం అనుకోండి, కొంచెం ఈ పెరుగన్నం గాని లిమిటెడ్ లిక్విడ్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఎక్కువ తిండానికి కాకుండా, లిమిటెడ్‌గా లైకు ఈవెన్ తా
ఓకే. అలానే కొంచెం నీరసంగా ఉంటది కాబట్టి, కొంచెం లిక్విడ్ ఫార్మ్‌లో ఎక్కువ తీసుకుంటారు ఇంకా.
అ ఆ! లిక్విడ్ ఫార్మ్ వాటర్‌మెలన్ తిండాలు గాని, లేదంటే ఆ పెరుగన్నం తిండం. ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఆహ్, ఆ తరువాత కొంచెం ఈ వర్షాకాలం వచ్చేసరికి, నా కొంచెం వేడిగా తినాలనిపిస్తది ఏదైనా.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. ఓకే.
ఆ వేడివేడిగా కూరలు గాని, బజ్జీలు గాని, కూరలు గాని లేదంటే మనకి అప్పడికప్పుడు వేడి, వేడిగా ఏవైనా దొరికాయి అనుకోండి. మనకి ఆహ్, నూడిల్స్ ఆ టైప్‌లో‌గాని, వేడిగా ఉన్నవి తిండానికి ఇష్టపడతాను. అదే శీతాకాలం వచ్చేసరికి, నాకు బిర్యానీ మీదకి ఎక్కువ యెళ్తుందండి మైండ్ అంతనా.
ఇలా బజ్జీలు. ఆ! హ్మ్. ఉహూ. <laughs>
<chuckles> బిర్యానీ శీతాకాలంలోనే ఆ బిర్యానీ వేడి, వేడిగా తింటా ఉంటే భలే అనిపిస్తుంది. అలాగే మనకి కేక్ ఎక్కువ నాకెందుకో తెలీదు ఈ సెప్టెంబర్ నుండి డిసెంబర్‌లో కేక్ ఎక్కువ తిన్ తినాలనిపిస్తుంది నాకు.
ఆహా! కేక్. అంటే, బహుశా న్యూ ఇయర్ ప్రభావం కావచ్చు అంటే <chuckles> ఆ!
ఆ! మేబీ. ఆ సీజనల్ ఎఫెక్టో లేదంటే, నాకు బాగా ఇయర్ మొత్తంలో నాకు బాగా నచ్చే మంత్ ఏందంటే డిసెంబర్. డిసెంబర్‌ని బా ఎంజాయ్ చేస్తాను. ఆ క్లైమెట్‌ని గానీ, ఆ పందగ పండగ వాతావరణాలు గానీ, మీకు ఆటోమేటిక్‌గా డిసెంబరు చూసినట్టయితే, మనకి లైటింగ్స్‌తోనే ఉంటది ఆ సీజన్ అంతా. లైటింగ్స్‌తో, కలర్ఫుల్స్‌తో
హుహు. ఓకే. ఆ! అవునవును. అంటే ఆ క్రిస్మస్ లైట్స్ కానివ్వండి, లేకపోతే న్యూయర్ లైటు
ఈ న్యూ ఇయరు, క్రిస్మస్ ఆ తరువాతే సంక్రాంతి రాడం. అది ఎంత బావుంటుందంటే
అదే, అదే. మొత్తం పండుగ వాతావరణం ఉంటాయండి. ఒక్కసారి డిసెంబర్ 25థ్ అయిందా, అప్పడనుండి క్రిస్మసు, న్యూ ఇయరు ఇంకా
మీకు ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే, డిసెంబర్ 20 నుండి జాన్ 20 వరకు బీభసంగా ఉంటుందండి. ఆ మం 1 మంత్ మనకి, ఫుల్ ఎంజాయబుల్‌గా ఉంటుంది.
అవునవును. ఆ! నిజమే. 3 పండగలు అంటే, దగ్గర దగ్గర ఈ భోగి అవన్నీ యెసుకున్న 6 పండగలు.
హ్మ్. 3 పండగలు, ఒక న్యూయరు.

డ్రై ఫ్రూట్స్ లేదండి నార్మల్ సున్నుండేస్తారు దాని మీద ఒక కాజు యెస్ కాజు పెడతారు అంతే అంతకు మించి ఇంకేముండదు. నాకు అది నేచురల్‌గా అలా తినడమే ఇష్టం. మరి కాజుస్ అవి యేసిన టేస్ట్ మారుతుంది చిన్దిది.
హ్మ్. ఓకే. అంటే ఆ టెక్స్చరు టెక్స్చరు ఇంకా స్వీట్ ఆహ్, ఆ స్వీట్‌నెస్ ఇంకా ఆ సువాసన ఎలా ఉంటది? అసలు ఆ సున్నుండది మీ అమ్మగారు జేసేది ఇలా సాఫ్ట్‌గా ఉంటదా?
అండ్ నెయ్ నె ఆ! నెయ్యి వాసనొస్తుందండి.
హుహు.
హ్మ్. నెయ్యి. మా తమ్ముడైతే ఆహ్, ఎలా తింటాడంటే ఉ సున్నుండని నే సున్నుండలా తిండు. నెయ్యిం నెయ్య కా కారిపోతుంటది. అలా, అలా తింటాడు. వాడికంత ఇష్టం అది నెయ్యితో తింటాడు. నెన్నంత నెయ్యి తినలేను. ఒక లిమిటెడ్‌గా ఒక నాకు రఫ్‌గా ఉండాలి. చిక్కగా తింటాను నాకు సున్నుండలు బా ఇష్టపడిపోతానేను. నెక్స్ట్ మా కానీ మా అమ్మ స్పెషలిస్ట్ మాత్రం జంతుకులండి. జంతుకులు చాలా బా చేస్తారు. మా చుట్టుపక్కల ఎవరికైనా పంచడాలు అవి చేసినప్పుడు కూడా, వాళ్ళు కూడా చెప్తారు. "చాలా బా చేశారు. చాలా బాగుంది" అది ఇది అనేసి. నాకు ఇంకా సీజనల్‌గా చూసుకున్నటయితే, మా తమ్ముడైతే ఇన్ కేక్స్ తయారు చేస్తాడండి ఇంట్లోనే. తనకి కొంచెం ఆహ్
ఆ! అయ్యో! నెయ్యి ముంచుకొని దినేస్తాడ? <laughs> హ్మ్. హ్మ్, హ్మ్. అవునా? ఓహో! అదే మీకిష్టం ఆన్ అని జెప్పారు గదా! వింటర్‌లో ఇంకా బా వండేస్తాడా?
హుహుహు. యాక్చువల్‌లి మా తమ్ముడు చేసిన కేకయితే నాకింకా ఇష్టం. ఆహ్, మనకి ఎక్కువగా టీ కేక్ అంటారు స్ట్రాంగ్‌గా ఉంటుంది అది. అంటే గట్టిగా ఉంటుంది కేక్ వైట్‌గా ఉండి స్టిఫ్‌గా ఉంటుంది. ఆ కేక్ ఎంత బా చేస్తాడంటే, అది కంటిన్యూ అడుగుతానేను. తమ్ముడు ఎప్పుడైనా మామూలుగా తమ్ముడు ఫ్రీ‌గా ఉన్నప్పుడు తమ్ముడు ఆ కేక్ చేయొచ్చు కదా! నేను అన్ని తెస్తాను పోనీ అది, ఇది అంటాను. వాడు గూడా పాపం ఓపికగా చేస్తాడు. ఆహ్, బ్యాక్‌రి ఐటమ్స్ బాగా చేస్తాడండి తమ్ముడు. వాడి దగ్గర అదుంటుంది. నెక్స్ట్ మా మమ్మీ చూసుకుంటే ఇంకా సంక్రాంతి చూసుకుంటే మనకి కోడిపందాలు, లేదా ఆ ఆ! నాటుకోడి ఇంట్లో వండుతారు గదా! అది అద్భుతంగా ఉంటుంది. ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి మెయిన్ నాటుకోడి. నాటుకోడి అంటే మనకు సంక్రాంతి గుర్తొస్తుంది.
అవునా? ఓకే. ఆహా! <laughs> ఓకే. ఆహా! ఓకే. ఓకే. అవునవును. అవన్నీ గూడా ఉంటది. ఇంకా నాటు కోడి గూడా కొంచెం ఎక్కువగానే తింటారు. హ్మ్.